అదే. అంటే నేను చెప్పాను గదా! వెస్టర్న్ మరి మరీ వెస్టర్న్ కాదు. అలా అని మరీ ట్రెడిషనల్ పద్ధతీ కాదు. ఒక్ ఆహ్, ఎలా అంటే కాలానుగుణంగా అంటారు గదా! మన ఆబ్ హ్మ్. సిట్యుయేషన్ బేస్ చేసుకొని ఏసుకుంటాను. సో, అట్లాగే ఇలా మొత్తం అంతా కాలేజి డేస్‌లో గాని, అన్ని ఆల్మోస్ట్ డ్రెస్సింగ్‌కి అయితే చాలా మటికి నాకు మంచి ఎలా అంటే, బాగా అప్రిసియేషనొచ్చినయి అయితే చాలా ఉంటాయి. ప
మరీ కాదు. ఓహ్! వేసుకుంటారు. అవును. హ్మ్. హ్మ్. ఓహ్! ఇంకా మీ మదర్ గారు కూడా, చాలా తెలుసు ఎలా <giggles> చేయాలో అన్ని. కాబట్టి ఉంటుంది.
హ్మ్. అది జ్ ఆహ్, మొత్తం తనదే అని చెప్పొచ్చండి. ఎట్లా <chuckles> నాదేం లేదు. చక్కగా తను కుట్టిస్తది. మళ్ళీ ఏంటి ప్రతీదీ ఎక్కువ కాటన్స్ ప్రిఫర్ జేసేదాన్ని ఆ టైంలో. ఆహ్, హ్మ్, ఆ కాటన్స్ కూడా, స్టార్చ్ గంజి పెట్టడం గాని, మళ్ళీ ఐరన్ జేయించడం గాని మొత్తం ఇంకా మమ్మీ, నాయనమ్మ.
హ్మ్. ఓకే. అవునా! ఓహ్!
వాళ్ళే.
ఓకే. అంటే ఇంకా మీ మమ్మీ వాళ్ళకి చాలా ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళనమాట. ఏంటంటే, ఎప్పుడుది అప్పుడు చేయడం అని. చాలా వరకు దాని వల్ల మీరు కూడా
అవును. కొంతమందికి ఆ ఇష్టం ఉంటది గదా! హ్మ్.
అవునండి. మీరు చెప్పినట్టు చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, ఇలానే వేసుకోవాలి పద్ధతిగా ఉంటే పద్ధతిగానే ఉండాలి బయటికెళ్ళినప్పుడు ఎందుకు ఇలాంటివి, అన్నట్టు గూడా చాలా మంది చేస్తారనమాట. స్ట్రిక్ట్‌గా ఉండడం. ఇదేసుకోద్దు, అదేసుకోద్దు అని. అన్ అంటే, మీ పేరెంట్స్ ఇంకా చాలా ఫ్యాషనబుల్‌గుండేవాళ్ళు <giggles> మీతో పాటుగుండే.
హ్మ్. అవునవును. ఫ్యాషనబుల్. అంటే అమ్మాయిని బాగా రెడీ చేయాలనే ఉద్దేశ్యం ఉండేది. వాళ్ళకి ఎక్కువ అమ్మాయంటే చాలా ఇష్టం మెయిను. అందులో ఒక్కదాన్నే గాబట్టి, ఇంకా కొంచెం ఆ గారాబం అని, అన్నీ వేసుకోవాలని ముచ్చట్లు ఉంటది గదా! వాళ్ళకి.
అవును. హ్మ్. ఆహాహా! ఒక్కరేనా! అవును. అవును. చాలా ఉంటుంది నిజంగా.
ఆ! అట్లా ఉండి, ఉండి నాకేంటంటే కాలేజిలో గూడా అంతా అట్లా ఉన్నప్పుడు, మళ్ళీ నేను హాస్ప నాది మెడికల్ సైడ్ అనమాట. ఆహ్, సో, నేను మళ్ళీ హాస్పిటల్‌లో జాబ్ చేయాలి. హ్మ్.
ఓహ్! ఆ! అవును. హాస్పిటల్‌లో వేసుకోనియరు కదండీ చాలా వరకు.
ఆ! లేదు. హాస్పిటల్‌లో వేసుకోవచ్చు మనం. పైన, కానీ పైన ఆప్రాన్ వేసుకోవాలి.

ఓహో! ఇంక ఫ్ ఆహ్, అంటే మీ మమ్మీ కుట్టినవి కూడా మీకు చాలా బాగా సెట్ అయ్యేటియి అనుకుంటా ఎందుకంటే సైజు‌లు.
అవును. అంటే మమ్మీ కుట్టదు, కుట్టిస్తది అన్నమాట ఇట్లా కుట్టాలి, ఇట్లా కుట్టాలి, కుట్టిస్తుంది అంటే హ్మ్. చెప్తుంది టైలర్‌కి.
హ్మ్. ఓహ్! కుట్టిస్తుందా? ఆ! అంటే మీ మమ్మీ గారికి ఇంక ఫ్యాషన్ గురించి చాలా ఉన్నదన్నమాట. అయితే ఎక్స్‌పిరియన్స్ అయినా, అంటే అలా చెప్పడానికి. <giggles> హ్మ్.
అంటే ఇప్పుడు అవును నిజంగా. ఒక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హిడెన్ టాలెంట్ ఉంటది కదా! పాపం మా పేరెంట్స్ ఏంటంటే, అది బయటికి తీసుకురాలేదు ఇప్పటిదాకా వాళ్ళకున్న టాలెంటు. సో, నాకు అదే అనిపిస్తది. చాలా బా డిజైన్ చేసేది, అది చూసేసరికి అంటే మనలో మనకే తెలియని ఒక కొ‌ఇన్ఫిడెన్స్ అయితే ఓస్తది. ఆహ్, నా నా స్టైల్ ఏంటంటే, ఎక్కువ క్లాసీ గనే ఉండేదంటే అంటే వెస్టర్న్ కాదు, కంప్లీట్ ట్రెడిషను కాదు. ఆ సిట్యుయేషన్ బేస్ చేసుకొని వేసుకుంటాను నేను డ్రెసింగు.
అవును, అవును. హ్మ్. నిజం. అవును అవును. హ్మ్. హ్మ్. ఓకె. అవును అవును. అంటే కొంతమందికేంటంటే మనం చూడగానే తెలిసిపోతుంది ఓకె ఈమె అంటే ఇలా నీది ఈ స్టైల్ అని ఒకేసారి చెప్పేస్తారు. లేకపోతే మనల్ని వెనక నుంచి చూసి గూడకు గుర్తుపడతారు అన్నమాట, మన డ్రెసింగ్ స్టైల్ వల్ల, అలా. అంటే మీ ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళా అయితే? <chuckles>
హ్మ్. నిజంగా, నిజంగా, నిజంగండి. ఆ! అంటే చెప్ప అంటే అని చెప్పొచ్చో లేదో కానీ అదైతే ఎలా అంటే నా డ్రెసింగ్‌కి చాలామంది ఫ్యాన్సే ఉన్నారని చెప్పొచ్చు. ఒకప్పుడైతే
ఓహ్! నిజమండి మి ఇంకా. <giggles> హ్మ్.
అ ఆ! అంటే స్టైల్ అనేది ఓన్లీ డ్రెసింగ్ కిందే రాదు కదా! మనం బిహేవియర్ కింద కూడా వస్తుందని నా నా ఉద్దేశం. సో, నేనట్లా డ్రెస్ అవునవును. డ్రెస్‌కి తగ్గట్టే చెప్పాను కదా! కొంచెం నిదానంగా ఉండడం ఎలా అంటే అడిగినదానికే సమాధ చాలా పద్ధతి గల అమ్మాయి అన్నంత ఉండేదాన్ని అని చెప్పొచ్చండి. అవును.
నిజం. అవును అవును. ఖచ్చితంగా అండి. హ్మ్. ఉండేవాళ్ళు. ఆ! ఇంక పద్ధతంటే మీరు, మీరంటే పద్ధతి అని అనుకునే వాళ్ళ స్కూల్‌లో ఇంకా. <chuckles> ఆ!
మరి అంత కాదులే గాని. అంటే ఓహ్! ఒక టీచర్స్‌కి ఫేవరేట్స్ ఫేవరిటిజం అప్పట్లో ఉండేది కదా! స్టూడెంట్సు. అట్ అట్లా మాక్సిమం టీచర్స్‌కి నేను ఫేవరేట్ అనమాట.
అ అవును, అవును. ఖచ్చితంగా ఉంటుంది.